ఈ కాలంలో జూసుకుంటే అసలు న్యూసంతా గూడా ఈ సోషల్ మీడియా మాధ్యమంలోనే చేరిపోతుందండి ప్రజలకి. ఈ సోషల్ మీడియాలో చేరుతుంది గాబట్టి చాలా మటుకు గూడా, ఫేకు న్యూసుంటుంది. ఆ ఫేక్ న్యూస్ వల్ల ప్రజల నమ్మకం, న్యూస్ పై ఎలా ప్రభావితం అవుతుందండి?
అవునండి. అవునం చాలా దారుణంగా అవుతుందండి. ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్‌ కూడా ఈ ఫేకు న్యూసుల వల్ల పాపం కొంతమందినైతే చనిపోతున్నారని ఏసేస్తున్నన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందండి అలాంటి ఫేక్ న్యూసుల వల్ల.
అవునవునంటే, చాలా వరకు గూడా. ఇది, సోషల్ మీడియా రాకముందే చాలా న్యూస్ ఛానెల్స్ గూడా ఏశాయండి. ఉదాహరణకి ఒక 2000 ఆహ్, 17, 18 'సునీల్' గారు చనిపోయారని న్యూస్‌లో ఒచ్చింది.
ఆ! అది ఏంత పెద్ద వైరల్ అయిందండి. అప్పుడు చాలా ఇప్పుడు 'సునీల్' గారు మళ్ళీ వచ్చి చెప్పుకోవడం వల్ల సరిపోయింది గానీ, అలా కాదండీ! ఇప్పుడు ఎలా
అదే. అదే. అదే అంటే, <chuckles> చాలా ఆశ్చర్యమండి. నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సొచ్చింది.
అంత ఎంత దో ఏమంటారు దౌర్భాగ్యమైన పరిస్థితి అండి వాళ్ళది. హ్మ్. ఇప్పుడు నేను బతికేవు ఎలాగైతే 'వేణుమాధవ్' గారినైతే ఎన్నో సార్లు చంపెసారండి. పాపం ఆయన చనిపోక ముందే. దెగ్గర ఉన్న
అదే. దారుణం. హ్మ్. <laughs> అవునవును. పాపం అసలు నేనైతే ఆహ్, చాలామంది అండి. ఇప్పుడు ఆయన నిజంగా చనిపోయినంక నిజమో కాదో అని నమ్మలేరు.
<chuckles> నిజమే కదండీ. ఇప్పుడు మనకి ఒకప్పుడేంటి, ఒక న్యూసు ఛానెలంటే ఒక నిజం చెప్పేది అని ఒక అర్థం. ఒక ప మన చిన్నప్పుడు పేపర్ లాటిల్లో చదువుకునేవాళ్ళందరూ. అప్పట్లో పేపర్లవి చూసి ఈనాడు, సాక్షికి మంచి కాంపిటీషనుండేది. అవన్నీ గొడవలు అవ్వడాలు గాని, లేదంటే స్టోరీలు గాని ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఆహ్, వార్తలు ప్ర ప్రచరించడాలు గాని అవన్నీ జరిగేవి. ఇప్పుడ ఏంట్రా అంటే, మన చేతిలోకొచ్చేసింది ఫోను. సో, ప్రతీది మనకు న్యూసే. ప్రతి ఒక సెకండ్‌లో మనకు తెలిసిపోతుంది. అక్కడ ఏదైనా జరిగింది. అలాంటప్పుడు మనకి చాలా జాగ్రత్తగుండాలండి. ఎందుకంటే ఫేక్ మనకి మంచి న్యూసుల కన్నా ఫేకు న్యూస్‌లే ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. నిజమే. అంటే హ్మ్. జనాలుగూడా ఎలా అప్రమత్తంగా ఉండాలండి? ఫేక్ న్యూసని దెలుసుకోవడానికసలు?
ఇ ఆ! చెప్పండి. అడగండి. అడగండి. సింపులండి. నా వరకు నేను పర్సనల్‌గా అయితే నాకేదైన ఒక ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని, లేదా మరొక వాట్సాప్‌లో గ్రూపుల్లో గాని, ఏవైనా ఒక న్యూసోచ్చిందనుకోండి. నేను ఒక్కసారి చెక్ చేసుకుంటానండి. ఎందుకంటే చాలామంది ఏం జేస్తారంటే, ఒక ఎవరిదైనా ఆహ్, సిట్యుయేషన్ జరిగిందనుకోండి. వెంటనే చూసి, అరే! ఇలాగయిందా అని చెప్పి, వాట్సాప్ స్టేటస్ పెట్టేస్తారు వెంటనే. అది నిజమా, కాదా వీళ్ళు తెలీదు. వీళ్ళ వల్ల వీళ్ళ ఇప్పుడు మనం పెట్టడం వల్ల ఏటి, మనకు తెలిసినోళ్ళందరు నమ్ముతారు. బయటోడేవడో పెడితే నమ్మరేమో గాని, మనం సొంతంగా మనం వాట వాట్సప్‌లో పెడితే ఖచ్చితంగా నమ్ముతారు. సో, నేను అందుకని నేనేం జేస్తానంటేనండి. ఏదైనా న్యూసోచ్చిందనుకోండి ఇలాంటిది. ఫస్ట్ అది చూసుకుంటా. చూసుకొని కన్‌ఫార్మా? కాదని, ఒకసారి గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తాను. ఓకే. ఇలా టాపికుంది. ఈ టాపిక్ కరక్టా కాదా అని సెర్చ్ చేస్తాను. గూగుల్‌లో క్లారిటీ ఉంటది కొన్నిసార్లు. అంటే క్లారిటీగా ఏం జరిగింది? ఏంటి అని, అప్పుడు ఓకే. ఇది ఫేక్ న్యూసంటే ఆ పక్కన బడేస్తాను. ఒకళ్ళ మంచిదే అనుకుంటే నాకు పెట్టాలనిపిస్తే, అప్పుడు నేను స్టేటస్ పెట్టుకోవడమో. ఒక 10 మందికి తెలియజేయడవో, ఏదోకటి చేస్తాం. ఇ అలాగేనండి. మనకు మనస్తత్వాలు కూడా, ఎలా అయిపోతున్నాయంటే ఇప్పుడు, ఈ పోస్ట్‌లు పెట్టేవాళ్ళు కూడా మనుషులే గదండి. వాళ్ళేం మిషెన్స్ పెట్టట్లే గదా! మరి ఇందుకిలాగా. అంటే నీ మనకు ఓ
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అవునవును. హ్మ్. హ్మ్. ఓకే. అదే. అదే. మనుషులు. ఆ! అంటే ఆ! కొంతమంది ఏమ ఏమంటారంటే అండి? ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీసుంటాయి గదా! వాళ్ళే చాలా ఇలా మీడియా క్లబ్స్‌కి ఇంకా ఆ! ఐటీసెల్స్‌కి ఆ డబ్బులిచ్చి మరి ఫేక్ న్యూస్‌ని ప్రచారం జేయమని జేప్తారు. చాలా మంది గూడా.
అవునుంటాయి. <clears throat> డబ్బులిస్తయి. ఆ! చాలా సార్లు ఉంటాయండి. ఇప్పుడు, ఆ ర ఒకళ్ళనని అనలేవు. అన్ని పార్టీలో అంతే. వాళ్ళు ఏంటంటే ఒక
హ్మ్. అదే అన్ని పార్టీలంతే ఉంటాయంటే, క కొన్ని పార్టీలూ ఆహ్, సఫలమయ్యి అవునవును. అదే! కొంతమంది సఫలమయ్యి ఇలా, జనాలన్నీ మోసం జేసేస్తారు ఈజీగా? కొంతమందేమో విఫలమైతరు. వాళ్ళు ఓడిపోతాం ఓడిపోతారు. ఆ!
మీరు అక్కడి దాకెళ్లారు సిను సినిమా హీరోలు కూడా చేస్తాయడండి. అవును. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనకి, మీరు మీరు చూసినట్టయితే సినిమా హీరోలు కూడా డబ్బులిచ్చి, పీఆర్‌టీమ్‌లు మెయింటైన్ జేస్తారు. ప్రొడ్యూసరులు మెయింటైన్ జేస్తారు. డైరెక్టరులు మెయింటైన్ జేస్తారు. ఏంటంటే ఒక పీఆర్ టీముంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలి? ఎలా చేయాలి? న్యూసులు వాళ్ళ కోసం ఎలా బయటకి రావాలి? ఒక మంచి ఇచ్చేసారనుకోండి. దాన్ని ఎంతమందికి రీచయ్యేలా చేస్తారు? అలాగే ఆళ్లు చెడు చేస్తే, ఎంత సైలెంట్ చేసేయాలి? మొత్తం ఇదంతా ఒక న్యూసుంటుందండి. ఆ మధ్య అల్లుఅర్జున్‌ది చాలా పెద్ద న్యూసయింది. ఏది ఆ! స్టాంపింగ్ కేసు. ఆ!
అవునవునవును. అవునండి. అదే! ఇప్పుడు. హ్మ్. హ్మ్. అవునా! అవునవునవును. చాలామంది అంటే, పిఆర్ గూడా చేషినారు అంటే. ఇలా సీఎం అదే! ఆ! ప్రమోషన్ ప్రమోషన్స్ అనే గాదు. కొంతమంది ఏమంటారంటే ఇలా, 'రేవంత్ రెడ్డి' ఆ! ఆ! పేరు జేప్పొద్దు గాని. ఇట్లా ఇలా పీఆర్ జేశారు. ఆహ్, పొలిటికల్ లీడర్ వల్లా అని, చాలామంది అంటూ ఉంటారు. వా మీరు నమ్ముతారా మళ్ళీ అది?
ఆ! ప్రమోషన్స్ కోసం. అలా ఆ! ఓకే. ఓకే. ఆ! చాలామంది. అంటే, నేను ఇక్కడ ఆ హీరోని గాని, ఆ పొలిటీషియన్‌ని గాని ఇద్దరిని నేను ఒకళ్ళ న్యాయం ఒకళ్ళది ఇదే అననండి. నే నేనెప్పుడైనా ఒక విషయం జరిగేటప్పుడు అందులో నిజం ఉంటది, అబద్ధం ఉంటది అని గట్ అనుకుంటానండి. ఇప్పుడు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్‌లో మనం డైరెక్ట్‌గా లేము. కానీ, మనకి ఈ న్యూస్ ఛానెల్స్‌లో గాని, ఫేక్, మనకి ఆన్‌లైన్‌లో గాని చేసేటప్పుడు మనం డెబిట్‌కి మన మైండ్ ఒకటి తీసుకుంటుంది. ఒకళ్ళని ఫేవర్ చేసుకుంటుంది. ఓకే! వీళ్ళది నిజమై ఉంటదేమో? లేదంటే మన ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటేనండి? ఒక విషయం జరిగేటప్పుడు మీ ఫేవరెట్ హీరోకి జరిగిందనుకోండి, మనం దాన్ని చూసే విధానం మారిపోతుంది. అలాగే వేరాయ్
హ్మ్. అవునవును. హ్మ్. అవునది. కొంచం వ్యక్తిగతంగా తీశేసుకొని అసలు ఆయన తప్పు జేసినా గూడా తప్పు చేయలేడని చాలామంది జెప్తూ ఉంటారు.
అంటే, మూర్ఖంగా వాదించినోళ్ళు ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే, మనకు కూడా ఒక సింపతి ఉంటుందండి. అయ్యో! ఆ హీరో చేసుండడే! ఇలాగ అయ్యిుండదే అని. అలాగే పొలిటి పొలిటికల్‌గా కాడంగా చూసుకుంటే, ఆ సపోర్టర్ పొలిటికల్‌గా అతనికిని అభినాయించి అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ చేసేవాాళ్ళు కూడా ఉంటారు. సిచ్యువేషన్‌ని "అయ్యో! పాపం ఆ ఫ్యామిలీ ఇలాగ అయింది కదా!" అది ఆ డిస్కషన్స్ అవి అలా జరుగుతూ ఉంటాయి. ఇలాగే, మీకు ఆహ్, ఆ ఒక్ టాపిక్ అనే కాదండి. చాలా విషయాల్లోనేంటంటే ఒక డెబిట్ అంటూ వచ్చేసప్పుడు ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ సినిమాలకి పాపం ఫేక్ న్యూసులు వచ్చేస్తూ ఉంటాయండి. ఆ! మీరు ముఖ్యంగా యూట్యూబ్‌ని జూస్తే, ఆ
అవునండి. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునండి. అదే రివ్యూస్ గూడా చాలా ఫేక్ రివ్యూస్ ఉంటాయి. అలానే అసలు మీరు, ఇటీవలా చూసిన ఒక పెద్ద ఫేక్ న్యూస్ ఏమైనా ఉందా అండి తెలుగు మీడియాలో గానీ... …ఎక్కడైనా?
ఏవండీ ఎంత దారుణమంటే, మొన్న రి ఆ! చెప్పండి. ఇది ఇటివల కాదండి. 2 రోజుల ముందు కూడా ఈ అక 'అఖండ' సినిమా ఏదో రిలీజు ఆగిపోయింది. ఆగిపోతే, కొంతమందికి మరి ఆ విషయం ఇంకా తెలిసో తెలిదో అప్పుడే యూట్యూబ్‌లోనేమో 'అఖండ' సినిమా చూసినట్లు బహే <giggles> వచ్చాయి. రివ్యూ కాదండి, జనాలొచ్చి చెప్పేస్తుండ్రు. 'అఖండ' తాండవం ఆడేశారు. సూపర్ సినిమా రెండో పార్ట్ 1 కన్నా రెండో అసలు నాకర్థం కాలేదు. సినిమా రిలీజ్ అవ్వలేదు
<chuckles> ఆ! <laughs> రివ్యూస్ వచ్చేషినయా? ఓకే. ఓకే. <laughs> ఓకే. అంటే, మీకెలా అర్థమైపోయిందది ఫేక్ న్యూస్ అని? అంటే సినిమా రిలీజ్ అయ్యుంటే అర్థమయ్యేది గాదు గదా! లే, లే. సినిమా అదే ఛానెల్ నుండి గూడా సినిమా రిలీజ్ అయ్యుంటే, అది ఫేకో నిజమో చెప్పేవాళ్ళు గాదు గదా అండీ! ఎలా అర్థం జేసుకుంటారు అంటే ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఎలా అర్థం జేస్తారు? అది నిజమైన రివ్యూనా?
అచ్చే. సినిమా రిలీజ్ అవ్వకుండా ఈళ్ళు ఎలా చెప్పేస్తున్నారండి? హ్మ్. ఆ సినిమా ఓకే. సమ్ ఆహ్, ఆహ్, నాకర్థమైందండి, మీ క్వెషన్ మీ క్వెషన్ ఏంటంటే ఒకవేళ సినిమా రిలీజ్ అయినా సరే ఈళ్ళు ఇదే వీడియో పెట్టిన్రు కదా వాళ్ళు, అప్పుడు మీరు ఏది నమ్ముతారు? నా అంటే, వాళ్ళు బాగుందన్నది నమ్ముతార? నెగటివ్
ఆ! అదే, అదే. ఆ! అదే వాళ్ళు జూశారని నమ్ముతారా? లేకపోతే చూడలేదని నమ్ముతారా?
ఇంకా క్లారిటీగా జెప్పాలంటేనండి, ఒకలా నేను న నా నా పర్సనల్ థింక్‌కొస్తే నేను అసలు ఇలాంటివి పట్టే పట్టించుకోనండి. ఆడియోలు వాళ్ళు చెప్పడాలు గాని, లేదా రివ్యూలు గాని ఏవి చూడను? నాకుగాని ట్రైలర్ నచ్చిందంటే సినిమాకెళ్ళిపోతా. లేదు నాకు మార్నింగ్ అవ్వలేదు నా ఈవినింగ్ ఎప్పుడైనా వెళ్దామా అంటే ఈవినింగ్ ఎళ్తాను. అంతేగాని, ఇవి అస్సలు నేను పట్టించుకోను. ఇంకోటి తెలుసా మీకు? నేనుగాని ఒక ఫస్ట్ డే గాని ఒక పెద్ద సినిమా ఏదైనా రిలీజ్ అయితే మినిమం ఇన్‌స్టాలోకి వెళ్ళను నేను ఆ రోజంతా. ఎందుకంటే నాకు తెలుసు.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఆ! ఓకే. అంటే దాంట్లో అన్ని స్పాయిలర్‌లొచ్చేస్తాయి. ఇంకా పిచ్చి పిచ్చి రివ్యూస్ ఒస్తాయి. మనకు పొరపాటున నచ్చినా గూడా ఈ సమాజం మనని యాక్సెప్ట్ జేయదండి. <chuckles>
అచ్చాయకును ఎంత దారుణం అంటేనండి? <chuckles> అలా కాదండి. ఎ ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఒక సినిమాలో ఏదైతే హైలైట్ ట్విస్ట్ ఉంటది, ఆ సినిమానే మలుపు తిప్పేస్తదన్న సిచ్యువేషన్‌ని, చక్కగా ఒక ఫోన్ ఓపెన్ జేసి ఆ వీడియో మొత్తం తీసి ఇలా ఎడతారండి.
అదే, అదే. ఆ! ఇంకా ముఖ్యంగా ఈ స్నాప్‌చాట్ వంటి వాటిల్లో, చాలా కామన్ అయిపోయిందండి. అదేదో ఇట్లా...
అవునండి. ఆ! ఫోటో తీయడం పెట్టేయడం. విడియో తీయడం పెట్టేయడం. నేనైతే నాకు బాగా గుర్తండి, 'సాహో' సినిమాకనుకుంటాను ఐ థింక్. ఒక చేజింగ్ ఫైట్ ఉంటుంది కదా! వాడు మొత్తం అంతా ఒక ఫోనోట్టి పైనొట్టి, తీసేస్తున్నాడు వీడియో ఇంకా. <smacks lips> ఇప్పుడు మామూలుగా ఏటి? చాలామంది ఏటంటే స్టార్టింగ్ అం
అదో కల్చర్‌లా అయిపోయింది అదింకా. ఆ! హ్మ్. హ్మ్. అయ్య బాబోయ్! అంటే మీకు తెలియని ప్రేక్షకుడా? లేకపోతే మీ ఫ్రెండా? ఆ!
ఎవరో. ఆ! కాదు. కాదు. ఎవరో. నా ఫ్రంట్ రోలో కూర్చొని వీడియో తీస్తున్నాడు. నాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉందది యాక్చువల్లి ఆయన అలా తీయడం. ఆ!
అది పైరసీ తీస్తున్నట్టు తీస్తారండి మరి కొంతమంది. అదే.
పైరసీ తీసేస్తున్నాడు వాడు. ఇప్పుడు మనకి మామూలుగా ఏటండి? ఇప్పుడు మీరు మీరు కూడా గమనిస్తే ఫస్ట్ డే మార్నింగ్‌ షో అలాగ ఎళ్ళామంటే ఇలా టైటిల్ కార్డ్ పడగానే ఇలా లేగిస్తయి ఫోనులన్నీ బయటికి. లేసి టప టప టప ఫోటోలు కోట్టసుకుంటూ ఉంటారు. అంటే మేము ఆ సినిమా ఫస్ట్ డే మేమే చూసేసామ అని జెప్పేసుకోవడానికి. సరేపోని అలా
హ్మ్. <chuckles> అవునండి. అంటే ఆహ్, అదే ఇట్లా చూయించుకోడానికని జెప్పి మొత్తం ఆ స్పాయిలరులు ఇచ్చేస్తుంటారు గదా! అయితే మీరు దూరంగా ఉంటారు మంచిదే.
ఆ! నేను అస్సలండి ఫోన్ ముట్టుకొను. సినిమాలకెళ్తే ఫోన్ మాక్సిమమ్ సైలెంట్‌లో పెట్టేస్తాను. లోన పెట్టేస్తాను. మరీ ఇంపార్టెంట్ కాల్ అయితేనే బయటికెళ్ళి ఒక నిమిషం ఏంటి చెప్పు అని జెప్పి, ఒక నిమిషం అడుగుతాను. లేదా ఇంటర్వెల్‌కి రిటర్న్ కాల్ చేస్తాను తప్ప ఒక సినిమాకి గాని నేను వెళ్ళానంటే చాలా ఎంజాయ్ చేస్తా. నేను వేరే పనే పెట్టుకోను.
హ్మ్. <laughs> ఓకే. సినిమాల విషయాల్లో అయితే ఇలా జేయొచ్చండి. కానీ రాజకీయ విషయాల్లో, ఆహ్, మొత్తం ఇలా ఓట్లనే మార్పిచ్చేసుకోవచ్చు ఈ ఫేక్ న్యూస్‌తోనీ. అయితే, ఎంతవరకు నమ్మకాన్ని దెబ్బ తీస్తుందంటారు ఈ ఫేక్ న్యూస్ రాజకీయాల విషయాల్లో?
ఖచ్చితంగానండి. యాక్చువల్లీ రాజకీయాల్లో అయితే ఈ నమ్మకాలు ఎప్పుడో పోయాయండి. ఒకా ఒకళ్ళను నమ్మి వాళ్ళింత బాగ చేస్తున్నారన్నా సరే, అక్కడ ఆటోమేటిక్‌గా సిచ్యువేషనులు వేరేగా మార్చేస్తున్నారు. అంటే, మనం మన ప పయే పలానా పొలిటికల్ పార్టీ అని మనం చెప్పలేం గానీ, ఒక ఎలా ఉంటుందంటే పాపం వాళ్ళు మంచి చేసినా, చెడు చేసినా, అవతల టీమ్ నుండి కంపల్సరీ నెగెటివిటీయే వస్తుంది. సో వాళ్ళు ఏ మంచి చేసినా, దాంట్లో వాళ్ళు ఈ స్వార్థంతో చేశారు, వాళ్ళు ఇలా చేశారు అని మొదలుపెడుతున్నారు. తర్వాత వాళ్ళు పోయి ఇంకోళ్ళు గెలుస్తారు. వీళ్ళొస్తారు. వీళ్ళు ఒచ్చినప్పుడు వాళ్ళదే చేస్తారు. సో ఒక పార్టి ఇద్దరు అంద ఇద్దరు అలాగే ఉంటారు. జనాలు ఏంటంటే
హ్మ్. అవునవును. ఆ! అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అదే, అదే. అన్ ఇద్దరికిద్దరు అలానే జేస్తారు. అంటే, ఇంకా ముఖ్యంగా జెప్పాలంటే ఈ మధ్య కాలంలో, అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా వాట్సాప్ వాడుతున్నారు గాబట్టి, వాళ్ళకి ఏది నిజమో ఏది అబద్ధమో దెలీదు. ఇంకా ఈ
హ్మ్. వాళ్ళు ఇంకా నమ్మేస్తారండి. వాళ్ళు ఆళ్ళు మరొకటి గమనిస్తే మన <chuckles> వాట్సాప్ వాడే వాట్సాప్ అంకుల్స్ అంటారు కదా! వాళ్ళేంటంటే మనల్ని దబాయించేస్తారండి. ఇప్పుడు మనం ఇది చెప్పామనుకోండి. అరే! అది ఫేక్ న్యూసా
అవునవును. అవునండి. అదే అదే వాళ్ళు. ఏ న్యూసొచ్చేషినా నిజం అనుకుంటారు అంటే, చాలా సిల్లీ సిల్లీవి గూడా. అసలవి
వాళ్ళకి మళ్ళీ అదే నచ్చుతుంది. <chuckles> మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనం చెప్పాం అనుకోండి. అచ్చచ్చ! అది న్యూస్ ఫేక్ న్యూస్ అంటే "ఎవరు చెప్పారు? అది అదే నిజం. మొన్న మా ఫ్రెండ్ నేను మాట్లాడుకున్నాం" అంటారు. సరే వాళ్ళంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయడమని నేనే సైలెంట్‌గా వెళ్ళిపోతాను పక్కకి. ఓకే. ఓకే. అదే నిజంలేండి.
అదే అదే. ఆ! అదే. <chuckles> ఆహా! అంటే, ఈ ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ అసలు ఫేక్ అని ఎలా తెలుసుకుంటారు? మీరు నార్మల్ న్యూస్ ఛానెల్లో వచ్చినయంటే, ఇలా గూగుల్ సెర్చ్ జేసో ఏదో జేషి తెలుసుకుంటారు. కానీ వాట్సాప్ ఫార్వర్డ్స్ అలా జేయ చేయలేం గదా! అసలు ఫేక్ అని ఎలా తెలుసుకుంటారు?
వాట్సాప్ ఫార్వర్డ్‌లో అయితే క్లారిటీ అండి మినిమమ్ 90% ఫేకే. వాట్సాప్‌లో మాత్రం వాట్సాప్‌లో మాత్రం అస్సలు నమ్మలేం మనం. ఒక
హ్మ్. అవును. <chuckles> ఆ! అది అంటే హ్మ్, కొంచం మన జనరేషన్ వాళ్ళకీ అర్థమయ్యేలా ఉంటదండి. కాని ఈ పెద్దోళ్ళకి జెప్తే ఏంటంటే "నువ్వు నేనేం జేప్పినా నమ్మవు అసలు రెస్పెక్ట్ ఇయ్యడం మానేసినవు" అన్నట్టు తిడతరు ఉల్టా. ఆ!
అర్థమవుతుంది. ఇప్పుడు మ దోయ్ అలా ఎళ్తారు వాళ్ళు. మెయిన్ ఏంటంటే మన ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. మనకి అలవాటైనా సరే! వాళ్ళు కూడా అలవాటు చేసకున్నారండి. ఇప్పుడు మన, ఇంట్లో ఎప్పుడు కూర్చునే అమ్మలు కూడా ఇప్పుడు ఏకంగా యూట్యూబ్‌లో వీడియోలు చూసుకుంటున్నారు చక్కగా కూర్చొని. సో వాళ్ళకి అలవాట్లు అయిపోయాయి. ఆన్‌లైను ప్లాట్‌ఫామ్స్ గాని, ఆ యూట్యూబులు గాని, వాట్సాప్పులు గాని ఇవన్నీ అలవాట్లు పడిపోయారు. కాకపోతే ఆళ్ళకెంత అలవాటు పడినా ఏది నిజం, ఏది అబద్ధం అన్నది చిన్న డౌటింగ్‌లోనే ఉంటారు వాళ్ళు. అంటే ఈజీగా నమ్ముతారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు పేపర్‌లు చదివిన అలవాటులెండి వాళ్ళకి. పేపర్‌లో చదివేటప్పుడు అదే నిజము. అందులోనే ఏంటంటే ఇంకా, ఇది ఫేక్ అని మళ్ళీ రావడానికి ఇంకొక రోజు పట్టేది. సో
ఆహ్, అదే, అదే. ఆ! హ్మ్. అవునవును. నిజమే. అదే. హ్మ్. <chuckles> ఓకే. అయితే మీరు మీ అమ్మ వాళ్ళకట్లా ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ప్రయత్నిస్తారా? ఇది ఫేక్ నమ్మొద్దు అని?
యాక్చువల్లీ నేనెక్కువ ప్రయత్నించనండి. ఇప్పుడు ఏదైనా మామూలు చెప్పినప్పుడు అది నిజం కాదు అనుకుంటాను అంటాను. కాదు కాదు. ఇదే నిజం అంటే. ఆ! సరే అని చెప్పి మళ్ళీ పక్కకెళ్ళిపోతాను. ఏం డిస్టర్బ్ చేయను. ఎందుకంటే వాళ్ళ ఎంజాయ్మెంటాళ్ళది <chuckles> అనేసి.
<giggles> ఓకే. <giggles> ఓకే. అదే వాళ్ళ నమ్మకం ఇగ దెబ్బ అంటే, మారిపోయింది. ఇంకా చెప్పాలంటే. ఈ ఫేక్ న్యూస్ వల్ల.
అంతెందుకండి. ఇప్పుడు ఇంకోటిచ్చింది. మరీ వరస్ట్‌గా ఏంటంటే, డీఫేక్కు. అంటే. మన ఫోటో తీసుకెళ్ళి మార్ఫింగ్ చేసి. మనద్ వరెస్ట్ చేసి పారేస్తున్నారు. మొన్న పాపం ఆ 'రష్మిక' గారిదైతే. ఎంత ఆ! రష్ 'రష్మిక 'గరిదైతే చాలా పెద్ద ఇష్యూ అయ్యింది.
ఆ! అవునవును. అదే, అదే అంటే, ముఖ్యంగా సెలబ్రిటీస్ అదే అదే. అది చాలా పెద్ద ఇన్సిడెంటే అయింది కదా! అంటే, ఇలా చేస్తే సెలబ్రిటీస్ ఇట్లా ఎఫ్ఐఆర్ లాంటిది వేస్తేనే బావుంటదా? లేకపోతే చూసి చూడినట్టు వదిలేసేయాలా? ఆహా!
ఎలా ఉంటుందండసలు ఆ! ఉండదండి. ఎఫ్ఐ ఎఫ్ఐఆరేసారు. ఎఫ్ఐఆర్ చేశారావిడ. లేదు, లేదు ఆవిడ సైబర్ క్రైమ్ లొని కంప్లయింట్ పెట్టారు. ఇలా మరీ దరురణం చేస్త. దానికి చాలామంది సెలబ్రిటీలు కూడా రియాక్టయ్యారు.
హ్మ్. ఇలా అదే ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తే బాగుంటదా? లేకపోతే వదిలేస్తే అసలు పట్టించుకోకుండా వదిలేస్తే బాగుంటదా?
అంటే, వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి. ప్రత్ ఇప్పుడు ఒకటైతే పర్లేదండి. ఏదో న మనం ఎదిరిస్తాం పోరాడతాం. మీకు మాట్లాడితే అదే కంటిన్యూ అవుతుందంటే, ఎవడవడిని ఎక్కడెక్కడ ఎన్ని సార్లుని గొడవాడతారు వాళ్ళు. కాకపోతే ఒకటండి. ఒక, ఒక కంప్లయింటివ్వడం అనేది మాత్రం నిజంగా మంచి విషయం. ఇప్పుడు ఒక "ఒక వ్యక్తొచ్చాడండి" ఆ మధ్య కాలంలోనే. ఎన్ని అబద్ధాలుడేవాడు, మహేష్ బాబు నేను అసలు '1 నేనొక్కడినే' నేనే తీయాలసిందే. ఆ! చంచ్ ఆ! ఇప్పుడు. "ఆయన అబద్ధలే ఆడేవాడు". ఇలేేంటి జనాలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్‌సి, ఆ కెమెడియనొచ్చాడురా, కామెడీలు చేస్తండు. అది, ఇది అని ఆడ్ని ఫేమస్ చేసేసారు. ఇదిలా కంటిన్యూ అయినప్పటికి పాపం. "లావణ త్రిపాతి గారికి నాకు పెళ్లి అయిపోయింది". పిల్లలున్నారు, అదెంత వరకు కరెక్ట్. అది అంత ఫేక్ న్యూసది. సో, "ఆవిడ కంప్లెయింట్ పెట్టేసింది". తీసుకెళ్ళి ఓ నాలుగు కొట్టినప్పటికే సెట్టయ్యాడు. తర్వాత 'రామ చరణ్' గారిని ఏదో అన్నాడు. ఆళ్ళు ఫ్యాన్సెళ్లి చితకొట్టేశారు.
హ్మ్. అవును. హ్మ్. <chuckles> ఆ! 'సున్నిషిద్ సున్నిషిద్' కదా! ఆ! అదే. హ్మ్. అవునవునవును. కరెక్ట్. హ్మ్. <giggles> ఆ! అయ్యో! <giggles>
సో. ఇప్పుడు ఒక లిమిట్ వరకు పర్లేదండి. ఇప్పుడు మనం నమ్మడానికేనా నమ్మకపోవడానికేనా. ఒక లిమిట్ ఉందనుకోండి మనము పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైతే లిమిట్లు దాటిపోయి అవతల వాళ్ళ జీవితాలు నాశనం చేద్దామని చూస్తారో. ఖచ్చితంగా అప్పుడు మనం ఆపాలి దాన్ని. కంప్లయింట్ ఇవ్వడమొ. ఏదో ఒకటి చేయ్యాలి. ఈ ఫేక్ న్యూస్‌ల దగ్గరకొచ్చేసరికి. మనకి ఇ ఇంక సెలబ్రిటీలనే కాదండి. మన వీధుల్లోనే ఉంటారు. ఏటంటే ఒక ఏదో ఎక్కడో ఏదో బుఖంపం. ముఖ్యంగా మీరొకటి గమ ఆ లేదండి. మీరు ఒకటి గమనించండి. ఎక్కడో ఏదో భూకంపం వచ్చిందని టీవీలో చూపించారనుకోండి. మీ పక్కింటోడ ఎదురింటోడ వచ్చేసి 'మనకు భూకంపం వచెస్తాదట. మొన్న పక్క ఊర్లో వచ్చింది, ఆ ఇంట్లో వచ్చింది. ఈ ఇంట్లో వచ్చింది' ఏవేవో చెప్పేస్తా ఉంటరు మీకు.
హ్మ్. హ్మ్. అవునండి. నిజమే. నిజం. ఆ! అవునవును. <giggles> తప్పుడు ప్రచారం జేస్తూ ఉంటారు. వాళ్ళకేం పని పాట లేకుండా. హ్మ్. ఆ! అదే. అదే. వాళ్ళు గుడ్డిగా నమ్మేసి ఇంక మనని కూడా నమ్మేలా జస్తారింక.
ఆ! నేను విన్న పెద్ద పెద్ద ఫేక్ న్యూస్‌లేటంటేనండి. 2003 లోని క్రికెట్ మ్యాచ్ ఆగితే ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాట్లోనేమో ఐరెన్ రోడ్ ఎట్టుకోచ్చేసారని చెప్పారు. తర్వాత అండర్టాకర్ చనిపోయి బతికాడు అంటే నిజంగా నమ్మసానండి అప్పడలో నేను. యాహ్! 7 సార్లు చనిపోయాడు. నేను <clears throat> నేను నమ్మసానండి అది. ఓకే అయితే 7 సార్లు చచ్చిపోయి బతికేసాడా అనేసి. అంత మనం మనం విన్న పెద్ద ఫేక్ న్యూస్‌లయితే అవే. తర్వాతేమో ధోని ఏమో 3 లీటర్లు పాలు తాగేసోచ్చి. 183 ఎంతో కొట్టసాడు అనేసి.
<giggles> ఆ! అవునవును. 7 సార్లు చనిపోయినారు. 7 సార్లు లేచున్నారు అని చెప్పేసి. అయ్యబాబోయ్! హ్మ్. అదే అవునవును. <giggles> అదే అదే.
కొన్ని కొన్ని కొన్ని ఫన్నీగా ఉంటాయండి. ఫేక న్యూస్‌లు మనం కూడా నమ్మేసినవి అప్పల్లో. ఇప్పుడు నమ్మంగాని. <giggles>
అవునవునండి. అవునవును. ఆ! అదే చాలా బా జెప్పారండి. అసలు. ఈ ఫేక్ న్యూస్ ప్రజల నమ్మకాన్ని ఎలా దెబ్బతీస్తాయి? ఇంకా ఎలా మనం అది ఫేక్ న్యూస్ అనే తెలుసుకోవచ్చు అసలు. ఈ ఫేక్ న్యూస్ నుండి హ్మ్. అవునవును. అదే అదే. చాలా బా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.
లేదండి. మనం చెప్పొచ్చు. <smacks lips> మనం కనిపెట్టొచ్చు. దాన్ని కొంచెం టైం తీసుకోవాలి కాకపోతే.